ఆ! గుర్తుందండి. అది ఎవరిది 'బాలు' గారిదా?
ఆ! బాలు గారిదే. బాలుగారు, యెస్ జానకి అది.
ఆ! అవును.
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి.
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ చాలా బావుంటుందది నిజంగా.
ఆ! విశ్వనాథ పలుకై ఇది విరుల తేనె కులుకై ఓన్ అనస్తుంది.
మీదచ్చం జానికి గారి లాగానే ఉందండి గొంతు.
అయ్యో! మరీనండి. <laughs>
నిజంగా అండి. మీరు ఆ పాట, ఆ పాటపిన నిజంగా కళ్ళు మూసుకుంటే 'జానకి' గారి వాయిసే గుర్తొచ్చింది.
లేదు చ నాకు అసలు చా ఆవిడంటే చాలా ప్రాణం నిజంగా. ఆహ్
ఓకే. ఆవిడదింకేమన్నా పాటలు నచ్చిన పాటలేమన్నా చెప్పండి?
ఆ! చెప్తానుండండి అమ్మో! బోల్డు పాటలు. ఇంకా స్టార్టింగ్‌లో ఆవిడ పాడిన పాట చెప్పనా? మీకిది గుర్తుందో తెలిసిందో లేదో పగలే వెన్నెలా, జగమే ఊయలా. కదిలే ఊహలకే కన్నులుంటే, ఏ, ఏ, ఏ, ఏ.
చెప్పండి. వయస్సే ఆ! జగమూయలా. మీది నిజ్జంగా చెప్ నిజ్జంగా అండి జానికి గారి లాగానే ఉంది మీ గొంతు.
ఈ పాటొకటండి. మళ్ళీ గోవుల్లు తెల్లనా పాట తెలుసా? ఎంత బా పాడతారో? అందులో చిన్న పాపలాగా పాడతారు. వాళ్ళ నాన్నలాగా పాడతారు.
ఆ! అది నిజ్జంగా ఆ! అవును. నిజంగానేనండి.
అదసలు ఆవిడకే సాధ్యమండి నిజంగా. గోవుల్లు తెల్లన. గోపయ్య నల్లన. గోధూళి ఎర్రనా. ఎందువలన. హై హై గోధుళి ఎర్రనా ఎందువలన భలే పాట గదండి! అసల సాహిత్యం కూడా తెల్ ఆ! స
అవును. తెల్లన గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా. ఎందువలనా. అబ్బా! మీరలా పాడుతూ ఉంటే నాకు అసల నిజ్జంగా 'జానకి' గారు గుర్తొస్తున్నారు. కళ్ళు మూసుకుంటే ఆవిడే గుర్తొస్తున్నారు నాకు.
అయ్యబాబోయ్! <chuckles> నిజంగా ఆహ్, ఆ కంపారిజన్‌కే నేను చాలా పొంగిపోతాను నిజంగా. అంత అ అంత గొప్పదాన్ని కాదు కానీ అండి, ఆవిడ పాటలంటే చాలా ఇష్టం. ఆ! కొంతవరకైనా అలా పాడడానికి ట్రై చేస్తాను. ఆహ్, ఇంకా అందులోనండి ఆ సాహిత్యం విషయంకొస్తే, 'తెల్లావు కడుపున నల్లావు పుట్టదా.'
అవును. ఆ!
అది ఎంత, ఎంత బాగా రాశారు గోధూళి
నిజంగానండి. అది నిజంగా చాలా బావుంటుందండి. తెల్లాపు కడుపులో. నల్లావులుండవా అనుకుంట అడుగుతారు. సాయి కుమార్ గారు గదా! అందులో?
ఆ! <chuckles> ఆ!
అది చాలా బావుంటుంది.
చాలా బావుంటుంది. <humming> లాలలాలాలె అది కులమతాలకి ఇది లేదు. అందు కోసం కృష్ణుడి గురించి ఇలా కంపేర్ చేస్తూ
ఇంకా ఇంకేమన్నా పాటలున్నాయా? ఆ సినిమాలో కాన్సెప్ట్ కూడా అదే గదండీ! కులమతాల గురించే గదా!
అంతే కదా! ఆ! దాని గురించి కూడా ఈ పాట రాశారు. అది సెట్ అయ్యేలాగా చాలా బావుంటుందండి నిజంగా.
ఓకే. ఇంకేమన్నా పాటలున్నాయండి?
ఇంకా బోల్డండి బాబు! 'ఇళయరాజ' గారి పాటలు, 'మణిశర్మ' గారి పాటలు.
ఓకే. ఇంకేదైనా చెప్పండి మీ ఈ మధ్య జానకి' గారిది ఏదైనా పాటిన్నారా?
ఈ మధ్య 'జానకి' గారు పాడట్లేదు కదండీ! ఆ! 'ధనుష్' సినిమాలో అమ్మ పాటొకటి పాడారండి.
ఆ! అండి అదే. అది పాడతారేమో చూస్తున్నాను.
ఆ! ఆ పాటొకటి బావుంటుంది. మీరు గుర్తు చేయండి ఆ పాట గుర్తుందా మీకు? స్టార్టింగ్ గుర్తు రాట్లేదు.